అయితే అక్కడ ఏమో ఎచ్‌డీఎఫ్‌సీ అక్కడ. అయితే ఇప్పుడు ఎచ్‌డీఎఫ్‌సీ, ఇప్పుడు నేనేం చేయాలి? అది సే అది సేవింగ్స్ అకౌంట్‌కి, నేను ఆహ్, కన్వర్ట్ చేసుకోవాలి.
ఎచ్‌డీఎఫ్‌సీ. ఆ! ఓహ్! అంటే సే ఇప్పుడు సాలరీ అంటే సేవింగ్స్ అకౌంటే కదండీ! మరి వా అంటే మీరు చెప్పేది సాలరీ అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్‌కా?
ఇప్పుడు ఆయన పా అవును పాతదే <clears throat> ఆ! ఇప్పుడు ఆల్‌రెడీ కోటక్ మహీంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో, అది ఇంతకుముందు ఏంటి సాలరీ అకౌంట్. ఇప్పుడు దాన్ని నాకు తరచుగా మెసేజ్ వచ్చేసాయి. అంటే నేనది వాడకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ జాయిన్ అయిపోయాను కదా! ఇప్పుడు నాకిక్కడ కొత్త బ్యాంక్ అకౌంట్ ఆహ్, ఓపెన్ అయింది కదాండి ఈ కంపెనీలో. ఇప్పుడు దాన్ని నేను వాడకుండా అంటే సాలరీ అకౌంట్ దాన్ని ఎక్కువగా డబ్బులు ఉంచకుండా అలానే ఉంచాను. ఒక 4 నెలల తర్వాత నాకు ఆహ్, ఆ బ్యాంక్‌లో ఉంటే నాకు మెయిల్ వచ్చింది. "మీది సాలరీ అకౌంట్. డబ్బులు దీంట్లో మీరు క్రెడిట్ చేయట్లేదు, మినిమమ్ బ్యాలెన్స్ ఇంత ఉండాలి". ఆహ్, అంటే సాలరీ అకౌంట్ ఉన్నంతవరకు ఏమి కాదు. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయక్కర్లేదండి. అయితే ఇక్కడేమైంది? మీరు ఒక 4 రో అంటే 4 నెలలు ఉంటే, ఆహ్, అదే సాలరీ క్రెడిట్ అవ్వ అవ్వట్లేదు. ఒకవేళ మీరు సేవింగ్ అకౌంట్‌కి మార్చుకోవాలనుకుంటే ఆహ్, మీరు ఆఫ్ ఆహ్, బ్యాంక్‌ని విజిట్ చేయండి, ఆ మెయిలన్నా పెట్టండి. ఆ లేక్ ఆహ్, ఆహ్, కన్వర్ట్ చేసుకోవడానికి అని చెప్పారు. <clears throat> ఇప్పుడు నేను ఉదయం 8 గంటలకెళ్తే, రాత్రి ఆహ్, అంటె సాయంత్రం 6 గంటలకు, ఆహ్, ఆహ్, 5:30కి వచ్చేస్తాను. నాకు బ్యాంక్ వెళ్లేటువంటి ఆ! బ్యాంక్ వెళ్లాలంటే అసలవకాశమే ఉండదండి. ఆహ్, అంటే మళ్ళా దాని గురించి సెపరేట్‌గా నేను సెలవు తీసుకోవాలి!
ఓకే. అవునవును. ఓహో! హ్మ్. అంటే, బ్యాంక్‌కి వెళ్ళడానికి సమయం ఉండదు. మెయిన్ అది. అవును.